పూర్వకాలంలో కొంచెం బాగా గమనిస్తే ఎవరైనా ఎవరితో మాట్లాడాలి అంటే ఆహ్, డైరెక్ట్‌గా వెళ్లి సంభాషించేవాళ్ళనమాట. లైక్ పక్క పక్కన ఉండడం కావచ్చు. ఏదైనా సరే మాటలతోనే ఉండేదనమాట. మధ్యలో ఏది మీడియేటర్‌గా ఉండేది కాదు. సో, ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఇవన్నీ మారుతూ ఉన్నాయో ఫోన్లనేవి బాగా ఒచ్చాయనమాట. ఈ ఫోన్ల వల్ల ఎనలేని యూజెస్ ఉన్నాయనే జెప్పొచ్చు. అట్ ది సేమ్ టైమ్ అడ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయనమాట. సో, ఈ యూజెస్ ఏంటి అంటే, ఎంతో దూరంలో ఉన్న వ్యక్తితో కూడా చాలా బాగా మాట్లాడచ్చనమాట. లైక్ వాళ్ళు పక్కనే లేకపోయినా, పక్కనే ఉన్న ఫీలింగనేది ఇస్తుంది. మరి నీ లైఫ్‌లో అలాంటి వాళ్ళు ఎవరో ఒకరుంటారు కదా! అలా ఉన్నప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడేతప్పుడు. వాళ్ళతో నిజంగా అంటే నిజమైన విషయాలను షేర్ చేసుకుంటావా? లేకపోతే ఏదో నామకే వాస్త్ మాట్లాడాలంటే మాట్లాడతావా? అసలెలా డీల్ చేస్తావావు అవన్నీ చెప్పు?
అవును. అవును. అసలు ఫోన్లో మాట్లాడడం అంటే చాలామందితో రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉంటాను. మా స్నేహితులని, బంధువులని, మా వారు ఇట్లా ప్రతి ఒక్కళ్ళతో ఏదో ఒక విషయంలో ఏదోక సందర్భంలో ఫోను మాట్లాడడం అయితే కామను. కానీ ఈ ఫోను మాట్లాడేటప్పుడు కొంతమందుంటారు. అసలు సమయం లేకుండా సమయం సందర్భం లేకుండా ఊరికే తాత్కాలికంగా ఏమంటారు? ఆహ్, ఏమి టైం పా ఏ టైమ్ పాాస్ అవ్వకుండా, కాలక్షేపానికి ఫోను జేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం
ఓకే. యాహ్! యాహ్! ఎవరు? ఓకే. అలాంటి వాళ్ళు ఎవరు ముఖ్యంగాని లైఫ్‌లో ఫ్రెండ్సా? లేకపోతే ఎవరు?
మా పెద్దమ్మ. <giggles> మా చుట్టాల్లో మా పెద్దమ్మ అనమాట. మా డ్యాడీ వాళ్ళ అన్నయ్య ఉంటారు కదా! సెకండ్ అన్నయ్య వాళ్ళ వైఫు. మా పెద్దమ్మ. అసలు మా పెద్దమ్మెలాగంటే, ఏమి సమయం సందర్భం ఉండదు. ఆమెకు గుర్తొచ్చామనుకోండి ఏదైనా స్టేటస్ పెడతాం వాట్సాప్‌లో. ఊరికే మన స్టేటస్ చూసి గుర్తొస్తాము. ఇక వెంటనే కాల్ కలిపిద్దనమాట. ఇక ఫోను
అయ్య బాబోయ్! హుహు. హుహు. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అవునులే అంటే మీ పెద్దమ్మ స్టేటస్ పెడతారు. నువ్వు చూసే దాంట్లో వ్యూ కనిపిస్తుంది కదా! ఇంక చూసి అయిపేయి. ఇప్పుడు చూసిందంటే ఫ్రీగానే ఉంటుందని ఫోను జేసేస్తది అంతేనా?
అట్టా జే అట్లయినా పర్లేదు. అదన్న ఇంక లాజికల్‌గా ఆలోచించినట్టే మీరు చెప్పినట్టు. నేను స్టేటస్ పెట్టాననుకోండి ఆమె చూసిద్ది. ఓ పలానా వ్యక్తి నా స్టేటస్‌లో వచ్చారు అంటే, ఓకే. నా కాంటాక్ట్‌లో ఉంది ఈ పిల్ల. ఇప్పుడు ఈ పిల్లకి ఫోను చేద్దాం. అట్లాంటి టైపనమాట మా <chuckles> పెద్దమ్మ. ఇంకా చూసిద్ది, చేసిద్ది. పోనీ చేసింది కనీసంలో కనీసం గంట మాట్లాడితే, వదిలినట్టే ఈజీగా వదిలినట్టనమాట. మా పెద్దమ్మా గంట మాట్లాడిందంటే ఒక నిమిషం మాట్లాడినట్టు.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అబ్బబ్బా! ఓకే. హ్మ్. <giggles> గంటనే ఈజీ అంటున్నావంటే, అసలు నీ మాటలా వేదన అర్థమవుతుంది నాకి. <chuckles>
అసలు ఇంతసేపంటే, లిటరల్‌గా ఒక ఇన్సిడెంటేంటంటే, నేను పెళ్ళైన కొత్తలో, మా వారు నేను కలిసి వేరే ఫారెన్ కంట్రీ వెళ్ళాము. అక్కడ, మా పెద్దమ్మ ఒకరోజు ఫోను చేసింది. అప్పుడేంటంటే, మా వారు ఇంట్లో లేరు. సరుకులు తేవడానికి సమ్‌థింగ్ ఏదో బయటికైతే వెళ్లారు. సరే ఆ! ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా! ఆమె ఫోను చేస్తే మంచి టైమ్ పాస్ అవుతుందిలే నాకు కూడా, అని చెప్పి ఫోను లిఫ్ట్ చేశాను. మీరు నమ్మరు, అప్పటికి దగ్గర, దగ్గరగా ఆమె మాట్లాడే మాటలకి ఊ కొట్టలేక, సమాధానాలు చెప్పలేక నాకు నీరసం ఒచ్చిపోయి, ఒకసారి అన్నం గూడా తినేసాను అప్పటికి. అప్పటికి 2 ½ గంటలు 2 ½ గంటలు పైనే అయిపోతుంది. ఇంకా మాటల్
ఏంటి? హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. పని మీద బయటికెళ్ళిపోయారు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అయ్యయ్యో! హుహు. అంతగానేం మాట్లాడిందమే నీతో?
ఏదోటి మాట్లాడిద్ది. నన్ను ఎక్కువగా "అమ్ములు" అనిద్ది. నన్నెక్కువగా చెప్పాలంటే
ఎగ్జాంపుల్ చెప్పు ఏమేమి ఎక్కువ మాట్లాడతదనిలాగా.
ఇగో ఏం మాట్లాడదు, "నువ్వు బట్టను ఎట్లా సర్దురుకున్నావు అమ్మల్లు" చూపించనిద్ది. చూపించానే అనుకో పొరపాట్న. "ఫోను పక్కన పెట్టు, నేను చెప్తా అట్లా సదురు" అనిద్ది. "అన్నిలెగ్గిన్లని ఒక పక్కన పెట్టు, ఖర్చిప్లన్ని ఒక పక్కన పెట్టు, చున్నీళ్లు ఒక పక్కన పెట్టు." ఇక అన్ని పనులు చేపించిద్దనమాట. సరే, ఇదంతా ఒక ఎతైతే, ఏం పనులు ఉండవు. నేను ఆమెకి ఎక్కువ బంగారం అంటే ఇష్టము. ఎప్పుడు చూసినా, ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉండిద్దనమాట. ఇకా ఆమ బంగా
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! టాప్లన్ని ఓ పక్కన పెట్టు. హుహు. హ్మ్. ఓకే. నీకు కూడా సజెస్ట్ చేస్తున్నా ఎంటి, నువ్వు కూడా కొనుక్కో అన్నట్టు?
ఆ! "మొన్న నేను ఎళ్ళప్పుడు ఇది కొన్నాను చూడములు" అని చెప్పి మొదలెట్టిద్ది. ఇది ఇంక ఎలా అంటే <giggles> మా పెద్దమ్మెలా అంటే ఈ ఫోనుల్లో, ఎంత డప్పు కొట్టుకునిద్దంటే "మాకిదుంది, మాకిదుంది లేకపోతే మాకు అక్కడికెళ్ళినప్పుడు" ఇప్పుడొక చెవులయి కొన్నారనుకో, ఏం చేయాలి? ఆ చెవులయి తీసుకొచ్చి చెవులు చెవులు. జుంకాలు, ఇయరింగ్స్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. చోలే అంటే ఏంటి? ఓహ్! జుంకాల. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఆ!
ఆ! చెవిలియి కొనుక్కున్నప్పుడు చూపించేది ఎట్లా చూపించిదింటే, నార్మల్‌గా ఇట్లా చెవిలియి కొనుక్కున్న చూడమ్ములు అంటే బాగుండిద్దా? అట్లా చేయదు. "నేనూ జోసాలుకాస్కిళ్ళానమ్ములు, అక్కడ నచ్చలేదు. అందుకే ఇక కళ్యాణ్ జువెలర్స్‌కెళ్ళి తీసుకున్నాను." అంటే గొప్పలు, డప్పులు కొట్టుకునిద్దనమాట. ఎక్కడికెళ్ళాను
హ్మ్. హుహు. హ్మ్. <giggles> మీ పెద్దమ్మకి నువ్వెప్పుడు ఇలా ఆలోచన ఇవ్వలేదా? పెద్దమ్మా పెద్దమ్మా? నువ్వు వ్లాగ్ చెయి కేక ఉంటుంది. నీకు రీచ్ అదరిపోద్ది అన్నట్టు. ఎందుకంటే మీ
ఎన్ ఎన్ని సార్లు చెప్తానునుకున్నారు. ఎందుకంటే, నాకు ఇన్స్‌టాగ్రామ్‌లో ఒకళ్ళు ఉంటారనమాట. ఆవిడెక్కువగా ఇలా గేట్ రెడి విత్ మీలు, ఆమె దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్లు, ఆవిడ శారీలు అన్నీ చూపిస్తూ ఉండిద్ది. సేమ్ నాకు ఆమెన చూసినప్పుడల్లా ఆమె పోలికలు, వాళ్ళ ఇల్లు, ఆమె మాట్లాడే మాట తీరు, అంతా కూడా నాకు మా పెద్దమ్మే గుర్తొస్తది. ఆమెని ఎప్పుడు ఎప్పుడు ఫార్వర్డ్ చేసి చెప్తూ ఉంటా. నేను ఎక్కువగా మా పెద్దమ్మనే మా మా అంటాను. <clears throat> జనరల్‌గా మన అమ్మ సైడ్ వాళ్ళని, అంటే, మన సొంత పెద్దమ్మలు ఉంటారు కదా! అమ్మ వాళ్ళ అక్కలని. వాళ్ళనమ్మా అంటాము. కానీ, ఇమే బయట ఆమె అయినా గాని, నాకెందుకో ఈమంటే చాలా క్లోజ్ అనమాట. నాకు చాలా ఇష్టం మా పెద్దమ్మ అంటే. అందుకే నాకు ఆమె ఎంత
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అవును. వాళ్ళని కూడా అమ్మ అంటాం. హ్మ్. హ్మ్. ఓకే. ఆమెలో అంత బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి నీకు?
ఆమ నాతో ఎక్కువ మాట్లాడిద్ది. ఇప్పుడు ప్రతిసారి ఇట్లా ఫోను చేసిద్ది మాట్లాడిద్ది. ఎన్నో విషయాలు చెప్పిద్ది. ఎలా ఉండాల అలా ఉండాల చెప్పిద్ది. అంటే నాకు ఊహ తెలిసినప్పుడు ఒక చుట్టాలింటికి వెళ్ళాను, ఉన్నానంటే మా పెద్దమ్మ వాళ్ళే. ఇంకో పెద్దమ్ముండేది. మా డ్యాడీకి ఫస్ట్ అన్నయ్య ఉండేవాళ్ళు. ఆ పెద్దమ్మ గాని, ఆ పెద్దనాన్న గాని అసలు మమ్మల్ని పిలిసేవాళ్ళు గాదు. దేనికి కూడా అంటే మాకంటే కూడా ఎక్కువ వాళ్ళకి కొంచెం ఆహ్, పలుకుబడి కానీ, డబ్బులు కానీ ఎక్కువున్నాయి. మా పెద్ద ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళకి, సెకండ్ పెద్దమ్మ వాళ్ళకి. ఫస్ట్ పెద్దమ్మ ఆళ్ళు ఏ రోజు కూడా పిలిచి పాపం మీ పిల్లలు తినరే కొంచెం వండి పెడదాము, కొంచెం చూద్దాం అనేదేమి ఉండదు. కానీ ఈ రెండో పెద్దమ్మ ఎలాగంటే, ప్రతీది
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. అవునవునులే! ఓకే. ఓకే. వాళ్ళకేం లేకపోయినా కూడా చూసుకుంటుందేమో గదా! అలా ఏం లేదు.
ఆమెకి ఫుల్ ఉంది. మాకు లేదు. అంటే మా ఆమెలా ఆలోచిచ్చిదంటే వీళ్ళు ప్రతిసారి ఏమి తినరు గదా! చక్కగా మనం తీసుకెళ్ళి అన్ని రకాలు ఒండి పెడదాము. అన్ని రకాల బట్టలు కొనిపెడతాము. అట్లా ఆలోచిచ్చిద్ది. వాళ్ళబ్బాయికి అంటే నాకు మా అన్నయ్యకి 6 మంత్సే డిఫరెన్స్. ఒకే క్లాస్ అనమాట ఫస్ట్ నుంచి. కానీ అన్నయనే పిలుస్తాను. అంతే అంతే. ఇక వాడుంటాడు గదా! పిలిసిద్దనమాట. రండిక్కడ అమ్ములు అన్నయ్య ఉన్నాడు కదా! తమ్ముడు ఉన్నాడు కదా! అని పిలిసి మాకు రకరకాలు వండి పెట్టిద్ది. మీరు నమ్మరండి మేం వారం రోజులుంటే, వారం రోజులు కూడా ఒక్క రోజు వండిన కూర గాని, టిఫిను గానీ, స్నాక్స్ గాని ఏది చేయదు మళ్ళీ. రకరకాలు వండి పెట్టిద్ది. మాకు కడుపు నిండా పెట్టిద్ది. ఆగరికి నాకు కడుపుతోటి ఉన్నప్పుడు చాలా అంటే చాలా నిజంగా చెప్పాలంటే ఆ విషయంలో మాత్రం చాలా మంచిది. కాకపోతే అప్పుడప్పుడే
హ్మ్. హ్మ్. ఓకే. అవునవునులే జస్ట్ మంత్స్‌లో తేడా అంతే. ఆ! ఆ! ఓకే. హ్మ్. మళ్ళీ ఒండదా? బబ్బాబ్బా! హ్మ్. చాలా పెద్ద చెయ్యే మీ పెద్దమ్మది అసలు. హ్మ్. కానీ ఇప్పుడేమైందంటే పాపం అంత మంచిగా ఉంది. ఫోను‌లో మాత్రం కొంచెం ఆమె పెట్టే అంటే గంటలు గంటలు సోది మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో కదా నీకి?
ఆ! ఫోను‌లోది ఇప్పుడు పనికొచ్చే చెప్పారనుకోండి. ఫోను చేసినప్పుడు ఎలా ఉండాలో, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి ఒక ఎమర్జెన్సీ పర్పస్‌లోనొ, లేదంటే పడుగలప్పుడు ఫోను జేసి పూజ ఎలా జేసుకోవాలో, పిండి వంటలు ఎలా వండుకోవాలో చెప్తే పర్వాలేదు. అప్పుడప్పుడు మాత్రం కొంచెం పనికొచ్చే పనులు చేసిద్దిలెండి. ఈ ఫోను చేసినప్పుడు ఒకసారి మా వారు బయ <giggles> అంటే ఇట్లా మా వారు బయటికకెళ్ళిన రోజు నా చాత బట్టలు సదిరిచింది. నా చాత చాలా రకాల వంటలు జేయించింది ఆరోజు. అంటే కార పొళ్లు ఉంటాయి చూసారు. సాంబార్ పౌడర్. హ్మ్. వీడియో ఫోను జేసిద్దా వీడియో కాన్ఫరెన్స్ పక్కన పెడతాను ఫోను. ఇగ అదతీయి చూపిచ్చాలనమాట కొలత నీ దెగ్గర ఎగ్జాక్ట్‌గా మెజరింగ్ గప్పుందా? మెజరింగ్ కప్పులో 2 గ్లాసులు ఇది తీసుకో, 3 గ్లాసులు అది తీసుకో చెంచా ఇది తీసుకో అది ఎన్ని రకాల వంటలంటే ఫోను‌ల్లో అల్లాడిచ్చిద్ది. అందుకే అనిపిస్తూ ఉండిద్ది నువ్వు యూట్యూబ్ ఛానెల్ పెట్టు మా భల్లే సక్సెస్ అయిపోతావు నువ్వు. అది ఇది అంటూ ఉంటాననమాట. మా వారొచ్చి
హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. <chuckles> ఓకే. పర్లేదు బిరుదిచ్చేసావు అప్పుడప్పుడన్నా కొన్ని చేస్తున్నాయి. ఆ! హ్మ్. అంటే అంత వీడియో కాల్ లోనే చేపిస్తదా ఇవన్నీ? వాయబ్బా! హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. మరి ఏమంటారు మీ పెద్దమ్మ అప్పుడు?
"ఆ! మనకెందుకు అమ్ములు అట్లాంటియన్నీ ఏం పర్వాలేదులే," అలా అనిద్దనమాట. ఒకరోజు ఇట్లాగే
హుహు. ఎప్పుడు గట్టిగా ఒప్పించే ప్రయత్నమయితే చేయలేదా మరి?
అహా! లేదు, లేదు. అసలేమీ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఆవిడకి వ్ వీడియో షూటింగ్లవన్నీ ఒకళ్ళు కావాలి. అవన్నీ అలవాట్లేదు. ఎందుకులే అన్నట్టుగా వదిలేశాననమాట. అయితే ఇ ఆ! ఆ! ఇట్లా మా పెద్దమ్మతో అయితే పర్లేదు. ఓకే, మాట్లాడతాను. కాకపోతే అంత కాన్సంట్రేషనేమీ చేయను. ఒక్కొక్కసారి ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె వీడియో ఫోనులో ఉండే ఉండుద్ది. నేను కింద చూసి, కింద స్క్రూలింగ్ చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ ఏదో ఒకటి చేస్తాను. ఆ! ఆ! ఆ! అనుకుంటూ ఉంటాను. కొంతమంది మా ఫ్రెండ్సున్నారు. వాళ్ళు ఫోను ఎందుకు చేస్తారు, ఏదైనా సరదాగా, వాళ్ళ విషయాలు చెప్పడానికి, వాళ్ళ సీక్రెట్స్ చెప్పడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళ గాసిప్పులు చెప్పుకుడానికి ఫోను చేసుకుంటాము. అలాంటప్పుడు మాత్రం
అవునవునులే. వాస్తవం. హ్మ్, హ్మ్. నెక్స్టు? హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మీ ఫ్రెండ్సా? అంటే ఏం లేదన్నా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారా? మీ పెద్దమ్మ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫోన్‌లో ముఖ్యంగా.
ఖచ్చితంగా. మా పెద్దమ్మాయితో అట్లీస్ట్ ఎంత లేదనుకున్నా, వారానికొకసారయితే ఫోను చేసిద్ది. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళింట్లోనే ఉంటున్నాను. సో, ఏంటంటే మా అమ్మకి ఫోను చేసిందనుకోండి, మా అమ్మ తల బాదుకునిదినమాట. అమ్మో! జ్యోతి పెద్దమ్మ ఫోను చేస్తుంది సచ్యానే ఇప్పుడు. <chuckles> అలా అనుకునేది మా పెద్దమ్మ. ఎందుకంటే మైండ్ తినేసిద్దండి బాబోయ్! ఏం మాటలుంటాయి ఏంటి
హ్మ్. మికిచ్చేస్తదా? <giggles> <chuckles> మరి అలా ఉంటే యాహ్! మీరన్నారు కదా గంటలు, గంటలు మాట్లాడుతుంది అని. అండ్ ఫస్ట్‌లో స్టార్టింగ్ గాబట్టి, పెద్దమ్మంటే ప్రేమ ఉంటుంది. మీరు ప్రతి దానికి రెస్పాండవుతూ ఉంటారు. కానీ, ఇలా రిపీటెడ్‌గా జరుగుతూ, జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు నిద్రపోయే టైంలోనే ఫోను చేసింది. అలాంటప్పుడు నువ్వు ఆమె చెప్పే మాటల్ని ఎలా వినగలవు? హ్మ్, అంటావా? లేకపోతే ఆమెని నమ్మిస్తావా? ఆమె నీ మా అదే నువ్వు నిజంగా ఆమె మాటలు వింటున్నావున్నా రేంజ్‌లో?
<chuckles> అవును. ఆ! చాలా సార్లు. <chuckles> ఏమి చేయను. మధ్య, మధ్యలో మధ్య మధ్యలో, ఆ! ఆ ఆ! ఓకే, ఓకే. అట్లనా, అవునా సరేమా, సరేమా అన్ అంతే తప్ప, ఇకంతకు మించి నేను తిరిగి రెస్పాన్సివ్‌గా ఇచ్చే పనే లేదు. ఎందుకంటే ఆమె ఫోను చేసేది
ఆ! ఆ! మీ పెద్దమ్మా యాహ్! ఎప్పుడు ఇలా క్వెషనెయ్యలేదా? ఏంటి, నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వు ఓకే, అవును అనే అంటావు, అని క్వెషనెయ్యదా ఎప్పుడు? ఓకే. హ్మ్.
ఆమెకసల లేదండి బాబు. <chuckles> ఆమెకు అట్టాంటియేం పట్టవు. ఆమె ఫోను చేసేదల్లా ఆమెకెదైన్న బీపీ ఒచ్చిందనుకోండి. ఫోను చేసి ఎవరో ఒకకళ్ళని తిట్టిద్ది. లేదు, ఇంకా ఆమెకేమన్న ప్రశాంతంగా అనిపించిందనుకోండి, ఫోను చేసి ఏదో ఒకటి మాట్లాడిద్ది. నాకు తెలిసి, నా జీవితంలో <chuckles> నా కాల్‌ లిస్ట్‌లో చూసుకుండి ఎక్కువ గంటలు ఎవరితో మాట్లాడాను అంటే మా పెద్దమ్మ, ఇంకొకళ్ళ మా అక్కండోయ్. మా అక్క కూడా అంతే. ఎందుకు
హ్మ్. ఓకే. హుహు. హుహు. ఓకే. మరి మీ హస్బాండ్ లెవెల్ కౌంటెంత మరి? మీ పెద్దమ్మ, మీ అక్క తర్వాత మీ హస్బాడా?
మా హస్బెండు కాదు, మా హస్బెండ్‌తో ఫ్రీక్వెంట్‌గా. 10 నిమిషాలకొకసారన్నా ఫోను చేసుకుంటాంగానీ, ప్రతిని ప్రతిసారి ఫోను చేసుకున్నప్పుడల్లా ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవడం, ఫోను పెట్టేయడం. అంతే తప్ప అంతంత సేపు ఎప్పుడు మాట్లాడుకోము. అదివరకి పెళ్ళికి ముందు, ఎంగేజ్మెంటయిన తర్వాత ఉండిద్ది చూసారు గ్యాపు. ఇక అప్పుడైతే ఇంకా, అసలు ఇక ఫోను అసలు ఎప్పుడు పక్కనే పెట్టేవాళ్ళం గాదు. ఆ ఫోను చోవుల్లోనే మోగుతానే ఉండేది. నిద్ర పోతున్నప్పుడు కూడా.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అప్పుడు ఫుల్లింగ. మరి, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా నిద్రపోవడం కానీ, అతను ఎప్పుడైనా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు, నువ్వు పరధ్యానంగా ఉండడం గాని, అప్పుడతను నువ్వు అసలు నువ్వు చెప్పింది నువ్వు విజంగా విన్నావా, లేదా ఇలాంటి క్వెషన్లేమి రాలేదా?
ఒక్కసారి, తెలుసా? లేదు, లేదు. ఒకసారి ఇలాగేమైందంటే, నేనప్పటికి మా ఎంగేజ్మెంటయినాక నాకు 4-2 అంటే నేను ఇంజినీరింగ్‌లో ఉన్నాను. లాస్ట్ సెమిస్టరు. ఎగ్జామ్సప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఫోను చేశారు. మాట్లాడుతూ, మాట్లాడుతూ నాకు నిద్రొచ్చేసి పడుకున్నాననమాట. తనప్పటికి ఫారెన్ కంట్రీలో ఉండేవాడు. తనకి ఇక్కడ నాకు టైమ్ డిఫరెన్స్ చాలా ఉంది. ఒక 5
హుహు, హ్మ్. ఓకే. హుహు. ఓకే. అవునవునులే. వాళ్ళకి పగలయితే, మీకు రాత్రివుతుందేమో గదా!
అంత కాదు. ఒక 5 అవర్స్ 5.30 అవర్స్ డిఫరెన్సుంది. ఓకే. అయినా కానీ తనేంటంటే నాకోసం వెయిట్ చేసేవాళ్ళు నైటు. నేను కాలేజి నుంచి వచ్చిన త ఒచ్చేటప్పటికి అక్కడ తనకి మిడ్ నైటు 1 , 12.30 అట్లా అయిపోయేది. అయినా నాకోసం వెయిట్ చేసి నేను
ఓకే. ఆ! హ్మ్. ఓహ్! అంత టైమైనా కూడా నీకోసం వెయిట్ జేశారంటే ఎంత లవ్వుందసలా? సూపర్.
హ్మ్. నేనింటికొచ్చి కాఫీ తాగి ఫ్రెష్షయ్యేదాకా వెయిట్ చేస్తారు. అప్పుడు నాతో మాట్లాడి తను రోజంతా ఎలా గడిచిందో ముందు చెప్పాలి. అదంతా కక్కేయాలనమాట నాకు. ఏం జరిగింది? తను టెన్షన్ పడ్డాడా? బాధపడ్డాడా? హ్యాపీగా ఫీలయ్యాడా ఏదోకటి.
హ్మ్. హ్మ్. అంటే నువ్వే అడుగుతావా? లేకపోతే నువ్వడక్కముందే అతనన్నీ జెప్పేస్తాడా ఫోనులో?
అసలు నేనేమడగను. నాకంత ఓపిక గూడా ఉండేది కాదండి బాబు! కాలేజికెళ్ళి ఒచ్చేటప్పటికి నాకు ఓపికంత నశించిపోయేది. అయినాగాని జెప్పేవాడు. చెప్పేటప్పుడు వినకపోతే బాగోదు అని జెప్పి నేను ఆ ఫోను మాట్లాడుతూ ఆ, ఊ అనుకుంటూ వినేదాన్ని. ఒకసారి ఏదో సీరియస్‌గా
అలిసిపోయుంటావులే. హ్మ్ హ్మ్. హ్మ్. ఆ! అతని మళ్ళీ అతను ఎప్పుడనలేదా? ఎంది ఆ నేనింత షేర్ చేస్తుండే ఆ, ఊ అంటావు, ఎలా జరిగింది ఏంటి అనడగవా? అన్నట్టేమనలేదా?
చాలు. <giggles> అట్లేముండదు. ఆ యబ్బాయికి నేను ఊ కొట్టినా చాలనమాట. కనీసం రెస్పాండవ్వాలంతే. అంతకు మించి ఏం అక్కర్లేదు. <giggles> అయితే ఒక సీరియస్ మ్యాటర్ చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు. అప్పటిదాకా డీప్‌గా ఇన్వాల్వయిపోయి మాట్లాడుతున్నాను. ఆహా! అట్లా చేయకూడదు, ఇట్లా చెయ్యి అని చెప్పి నేను కొన్ని సలహాలిస్తున్నాను అన్ని వ్యక్తపరుస్తున్నాను. కానీ సడెన్‌గా ఏమో ఎట్లా అయిపోయిందో తెలీదు కానీ నేను నిద్రపోయాననమాట మధ్యలో. ఇంక చూసుకోండి, అప్పటికీ ఆ ఫోను సైలెంట్‌లో ఉంది కాబోలు, ఒక వంద సార్లు, దెగ్గర దెగ్గరగా డబ్బై ఎనిమిది సార్లో, డబ్బై తొమ్మిది సార్లో ఫోను మిస్సుడు కాలనమాట. వెంట వెంటనే, వెంట వెంటనే తెల్లవారయ్యేదాకా.
ఓకే. జస్ట్ రెస్పాండనమాట. ఓకే. ఓకే. ఆ! ఆ! హ్మ్. హ్మ్. అయ్యయ్యో! హ్మ్. నికీ ఆ సౌండు రింగయినప్పుడు కూడా ఏం మళ్ళీ మెలుకువ రాలేదా మరి?
నాకస్ అసలు స్పృహలోనే లేను. నిద్రపోయి, నిద్రపోయి ఎప్పుడో
సో, అంటే ఇంగ నిద్రపోతే మాత్రం, వానొచ్చినా గూడ లెయ్యవనమాట. అట్లేనా ఇంకా.
ఇక నేనంతే. అసలేమంటారు? మొద్దు నిద్రలోకెళ్ళిపోతాను. అలాంటిది మేల్కువచ్చి తెల్లవారు జామున నాక్ నాకు ఇక్కడ టైంలో 5 గంటలయింది. 5 గంటలకి లెగిసి చూసుకుంటే, దగ్గర దగ్గర 80 మిస్డ్ కాల్స్ 100 మెసేజ్లు పైగా ఉన్నాయి. ఏమైపోయావు? ఏమైంది? ఏమైంది? ఏమైంది? లేకపోతే ఉన్నామా? లేవా? <giggles> ఉన్నావా? ఉన్నావా? ఎన్ని మెసేజ్లు టక టక ఎమోజీలు. ఒకదాని తర్వాత ఒకటి ఏడిచే ఎమోజీలు, నవ్వే ఎమోజీలు. అంటే సౌండ్‌కన్నా లెగుస్తానేమో అనే ఇదిలో మెసేజ్లు పెడుతూనే ఎమోజీలు పెడుతూనే ఉన్నారు.
ఓకే. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! హ్మ్. అవునవునులే. ఓకే. ఓకే. మరి నువ్వేమన్నా ఫోన్ సైలెంట్‌లో పెట్టావా ఏంటి? అప్పుడు ఆ రోజు?
ఫోను సైలెంట్‌లో పెట్టాను. లెగిచిన తర్వాత
ఓకే. అందుకే నీకు వినిపించలే. లేకపోతే వినిపించేదేమో అన్ని మిస్డ్ కాల్సున్నా అంటే.
ఖచ్చితంగా వినపడేది. అన్ని సార్లంటే వినపడేది. లెగిచి ఏమైంది? ఎందుకన్ని సార్లు ఫోను జేసావు అని పెట్టా. ఆహ్, అం అసలు పెట్టకపోయున్నా గానీ బాధపడేవాడు కాదు. ఏమైంది? అని ఎటకారంగా పెట్టినట్టనిపించి పాపం బాగా ఫీలయిపోయి అంటే దాన్నొక రకంగా తీసుకొని ఇంక నాకు 4 రోజులు సాధించాడనమాట. "నేను ఫోను చేసింది గాక"
అదే. అదే. హ్మ్. అయ్యయ్యో! హ్మ్. అంటే ఏం సాధించాడు? నీతో సారీ జెప్పించుకున్నాడా ఏంటి?
ఆ! "నేను ఫోను చేసింది గాక నువ్వంత ఇదిగా నువ్వు కనీసంలో కనీసం జాలి, దయ లేకుండా ఒక సారీ నేను పడుకున్నా <chuckles> ఆ! సారీ పడుకున్నాను అని చెప్పినా ఫీలయ్యేవాడిని గాదు. ఇంత దారుణంగా మాట్లాడతావా నేనుంటే ఇంత చిన్న చూపా? ఆ! పిచ్చోణ్ణయి ఫోను చేస్తున్నానా? అది ఇది" అని అబ్బో! ఇక రక రకాలుగా.
హ్మ్. నిర్దాక్షణ్యంగా నిద్రపోతావా? హ్మ్. హుహు. అయ్యయ్యో! బాగా బుక్కయిపోయారింకా రోజు మీ హస్బెండ్ దగ్గర.
ఏడవడమే ఏడవడం. ఆ రోజు తెల్లవారైనాక ఏడుస్తునే డే మొదలైంది. ఏడుస్తునే కాలేజికెళ్ళాను. బస్సులో ఏడవడమే. మా ఫ్రెండ్సందరూ...
ఆ! ఏ నిజంగంటే ఏడ్చారా ఏంటి?
మా ఫ్రెండ్సందరూ ఫోను జేసి "ఏమన్నావు నువ్వు ఈ పిల్లని ఈ అమ్మాయి ఏడుస్తూనే ఉంది" అని చెప్పి ఆ అబ్బాయితో గొడవ. ఇక అట్లా అట్లా సాయంత్రానికి సాల్వయిందనమాట. ఇగో సాటిస్ఫై అవ్వాలి జూడండి. కొంతమందికి ఫోన్లో మాట్లాడినప్పుడు సరిగ్గా రెస్పాండవ్వలేదనుకోండి. కోపమొచ్చేసి, ఆళ్ళకి ఇగో సాటిస్ఫై అయ్యేలాగా మనల్ని టార్చర్ జేస్తారనమాట. <giggles> మా వారు ఆ కేటగిరీనే. ఇక నన్ను అట్లా చేసి లాస్ట్‌కి నేను సారీ చెప్పి, అయ్య బాబోయ్! నాదే తప్పు నేనే పడుకున్నాను అని చెప్పిన తర్వాత, అప్పుడు కూలయ్యారనమాట. ఇన్ని ఆ!
ఆహా! యాహ్! యాహ్! అవునండి. కోపమొస్తుంది. వాస్తవం. వాస్తవం. హుహు. ఎన్ని సార్లు జెప్పేసావు సారీ అయితే ఫోన్లో.
నేనొక్కసారి చెప్తాను. నాకంత ఓపిక లేదు. ఒకసారి చెప్తాను.
అప్పుడు నీ హస్బెండ్ ఏమనలేదా? "నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నాకు 100 సారీలు కావాలి" అన్నట్టు ఏం అడగలేదా?
అట్లిం అసలు అట్లేముండదండి. ఒక్క సారి చెప్పడమే ఎక్కువ. నేనడిగితే నేనైతే అదే అంటాను. ఒక్క సారి చెప్తాను. నీ ఇష్టం తీసుకుంటే తీసుకో. లేదంటే ఇంక 4 రోజులు మాట్లాడమాక అని. ఎందుకంటే మాట్లాడకుండా ఉండలేరు. సో, జరిగిన సోదంతా నాకు హ్మ్. అది మాత్రం నిజం. <chuckles>
<chuckles> ఓకే. ఎందుకంటే ఆ బాండ్, ఆ లవ్వంతుంది మీ ఇద్దరి మధ్య. యాహ్! యాహ్! ఓకే. నిజంగా అయితే మీ ఫోన్లో ముఖ్యంగా మీ పెద్దమ్మది నాకు బా నచ్చిందనమాట. అంటే మీ అమ్మగారు కాకుండా మీ నాన్న వాళ్ళ సైడ్ బంధువులు గూడా ఇంత స్వీట్‌గా ఉంటారా? అండ్ ప్రతీది నీకి ఇలా అల ఆహ్, అలంకరించుకో అని చెప్పడం గావచ్చు. లైక్ ఇలా సర్దుకో అని చెప్పడం గావచ్చు వంట విషయాల్లో. అండ్ ముఖ్యంగా మళ్ళీ నీ దగ్గర నుంచి గూడా ఏం ఆశించట్లేదనమాట. జస్ట్ నువ్వు హ్మ్, అంటే చాలు ఆనకేదో వరల్డ్ వల్ వరల్డ్ కప్ సాధించినంత ఇదిగా ఫీలయిపోతుందనమాట.
<chuckles> అది నిజమే అసలు. అవును. అది మాత్రం నిజం అసల భలేగా సరదాగా మాట్లాడిద్ది. మనం ఏమి రెస్పాండవ్వకపోయినా గానీ ఆపదు. ఫ్లో అనేది <giggles> కంటిన్యూ చేస్తానే ఉండిద్ది.
హ్మ్. యాహ్! యాహ్! చాలా బా చక్కగా వివరించావు. చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు.